ఆ!
అక్కడ డబ్బులు ఒస్తాలే. ఆ విషయమనేది మనోళ్ళు మర్చిపోయి, మీరన్నట్టు కూర్చొని స్ స్కొ స్క్రోల్ చెయడం మొదలు పెడితే గంటలు గంటలు చేస్తూనే ఉంటారండి. కొంతమందై‌తే చూస్తున్నాను కదా! నేను. అబ్బాయిల విషయానికొస్తే చాలామందండి, ఏంటంటే, ఇదవరకు రోజుల్లో ఎట్లీస్టు టైమ్ పాస్ కాక కూడా ఉద్యోగాలు చెయడమా, లేదు అంటే ఏదన్నా పని జెయడమా, ఇలా చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఏదీ? "ఇంట్లో రోజంతా ఖాళీగా ఏం కూర్చుంటాము, బోరు కొడుతుంది కదా!" అని చేసుక్ వెళ్ళి చేసేవాళ్ళు గూడా పనున్నారు. కానీ, ఈ రోజుల్లో పిల్లలెట్లా యువతెలా ఉన్నారంటే, వాళ్ళ దగ్గర టాలెంటున్నా, చేసుకునే ఇదున్నా కానీ ఈ ఫోననేది టైమ్ పాస్ చేస్తుంది. గేమ్స్ ఆడటం కానివ్వండి, మీరన్నట్టు రీల్స్ చూడటం కానివ్వండి. సో, ఇక్కడేం జరుగుతుందంటే, వీళ్ళకీ టైమనేది టైమ్ పాసైపోతుంది. అంటే, ఎక్కడ వీళ్ళకి బోరనేది కొ
అవును. అవును. ఓకే. ఆ! అవును. అవును. ఓకే. అవును. ఆ! అవునండి.